ఓహో! అంటే సోషల్ మీడియా ఒక అమ్మాయిని కలిపిందన్నమాట మిమ్మల్ని?
లేదండి సోషల్ మీడియాలో కలపలేదు. ఆహ్
ఓకే.
ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆప్ బయట. హ్మ్. ఇష్టపడితే అమ్మాయేమందండి ఆహ్, నువ్వు ఇలాగుంటే కుదరదు.
నార్మల్‌గా బయట. హ్మ్. బయట. బయట ఇష్టపడ్డారు. హ్మ్. ఓకే. చెప్పండి. హ్మ్. హ్మ్. ఓకే.
చదవాలి.
హ్మ్.
నీ సాలరీ ఇంతుంటే కాదు, దీనికి డబలుండాలి.
ఓకే. అంటే సాల ఆహా! ఓకే. మంచి పొజిషన్‌కి ఉండడానికి మంచిగా మీకు చెప్తుందన్నమాట. హ్మ్. ఓకే. చెప్పండి.
మంచి పొజిషన్‌లో ఉండాలి. హ్మ్. నువ్వు సోషల్ మీడియాలో ఇలాగ ఉండడం కుదరదు. ఇలాగని చెప్పిందండి. అప్పుడు
హ్మ్. హ్మ్. ఓకే. అంటే సోషల్ మీడియా వాడకమనేది ఎక్కువగా ఉంది అప్పుడు.
అవునండి. అవును. అయితే వి ఏంటి ఇలా చెప్పిందనప్పుడు ఆలోచనలో పడ్డానండి. ఇదే జీవితం కాదు. ఇదే కంపెనీ కాదు. అప్పుడు మొదలైందండి నాకొటి.
హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! చెప్పండి.
అండ్ అప్పుడు మ అప్పుడు సగమైపోయిందండి. ఏంటంటే అప్పటికి 2 3 ఇయర్స్ 2 ఇయర్స్ వేస్ట్ చేసేసానండి నేను.
ఆహా! అంటే ఈ సోషల్ మీడియా వాడకం మీదే ఒక 2 ఇయర్స్ అనేది వె వేస్ట్ చేసేసారు.
ఈ ఆ! అవునండి. ఏంటంటే డ్యూటీకెళ్ళడం, డ్యూటీ నుంచి రావడం, తినడం, ఇక ఫోన్ పట్టుకోవడం.
హ్మ్. ఓకే. మళ్ళి ఫోన్ చూడడం. హ్మ్. ఓకే.
అంతే అండి. ఇలాగ ఉండేదండి. అంతే ఇంక అంతకుమించి మనదేం లేదండి. అదే నేను ఇంటికి దూరంగా ఉండేవాడినండి. అయితే ఇంకా ఇలాగుంటూ ఈ సోషల్ మీడియాని ఎక్కువ వాడుకుంటూ ఇలాగే అంటే ఇంత సోషల్ మీడియాలో ఏంటన్నది చెప్తున్నాను. ఓన్లీ ఎంజాయ్మెంట్‌గా చూసేవాడినండి నేనెక్కువ.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే ఆ సోషల్ మీడియాలో అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్‌గా మీరు మ సోషల్ మీడియా మాత్రమే యూజ్ చేసేవాళ్ళంతే.

ఓహో! ఓకె. నిజంగానే చాలా మంచి విషయం గద ఇది. హ్మ్. తర్వాత
అయితే, ఆహ్, నేను ఏం చేశానంటే సో ఈ కంపెనీలో సిస్టమ్స్ ఉంటాయి కదండీ నెట్ ఉంటది ఫ్రీ గాను. అక్కడ సొస్ మనకి ఇంకా
ఆ! <chuckles> ఓకె, అవును. ఆ!
సోషల్ మీడియాను ఇంకొకటేంటంటే హ్మ్, 2 పేజీలు ఓపెన్ చేసేవాడిని. ఒకటి ఆఫీస్ వర్క్‌ది ఇంకోటేంటి పర్సనల్ వర్క్‌కి అండి. ఎవరైనా వస్తున్నప్పుడు, ఇంకా సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడేనండి. నేను
ఓకె. అంటే ఇంకప్పుడు కూడా వాడేసారా? మీరు సిస్టమ్ నేర్చుకునేటప్పుడు కూడా వాడేసారా? మరి?
లేదండి. నేను ఒకప్పుడు యూట్యూబు, ఫేస్‌బుక్‌లో ఎక్కువుండేవాడినండి. తరవాత నాదేం చేసానంటే నాది ట్విట్టరు...
ఓకె. హ్మ్.
అండ్ లింక్డ్ ఇన్ అండి.
ఓకె. హ్మ్.
నౌకరి, ఈ వెబ్‌సైట్లు వాడడం ఎక్కువ మొదలెట్టేనండి.
హ్మ్. ఓకె అంటే జాబ్ బోర్డ్స్ మీద పడ్డారు అన్నమాట తరువాత ఒక పార్టిక్యులర్‌గా మంచి జాబ్ కోసం సర్చింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకె, ఇది చాలా మంచి విషయం. హ్మ్, చెప్పండి.
అవునండి, అవును. ఆ! ఈ 2 యియర్స్‌లో ఏంటంటే, ఈ 2 యియర్స్‌లో నేను వెయిట్ చేసినప్పుడండి అందరికి మాకు రేటింగ్స్ ఉంటాయండి.
హ్మ్. ఓకె. ఆ!
కంపెనీలో 5 స్టారు 5, 4, 3 అలాగుంటాయండి.
ఓకె. ఆ!
నేనెప్పుడు 3 లోనే ఉండేవాడినండి. ఫోరు ఫైవ్ ఎప్పుడుతె
అయో! అంటే ఈ నౌకరీలో మీకిట్లా జాబు గురించి అంటే ఎవరు చెప్పారు? ఈ నౌకరీలో పెట్టుకుంటే జాబ్ వస్తదని చెప్పేసి ఎవరైనా మీకు ప్రేరేపించారా? లేదు అంటే కనుక ఏంటి అసలు దాని కథ? అండ్ మీరు ఈ 3 స్టారు, మనకి కస్టమర్స్ ఎందుకు ఇస్తారండి ఇట్లా 3 స్టార్, 5 స్టార్? ఓకె, పాయింట్స్ వైస్ ఇస్తారని చెప్తున్నారా స్టార్స్ చూసేసి? మరి ఎలా?
అయితే నేను ఆ! ఇది కాదండి. మీకు చెప్తాను. నేను చెప్తానండి. ఇక్కడేంటంటే నేనూ ఆహ్, జాబ్‌లోకెళ్ళిన తర్వాత నాకొక తెలుగాయన పరిచయమయ్యాడండి. అది వేరే ప్లేస్‌లో. మీరు తెలుగే అండి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి ఎలాగొచ్చారండి? మీకీ ఈ ఉద్యోగం ఎలాగొచ్చిందని అడిగారండి ముందు క్వెషన్ ఆయన్ని.
ఓకె ఓకె. డన్. హ్మ్. ఓకె. ఓకె ఓకె. ఓహ్! మై గాడ్! ఓకె. ఆ! ఓకె.
ఆయన అడిగితే ఆయనన్నాడు హ్మ్, దీనికొక సైట్ ఉంటదిరా సైట్‌లోకెళ్తే మనం డీటెయిల్స్ పెడితే మన ప్రొఫైల్ సూట్ అవుతే వాళ్ళు మనల్ని పిలుస్తారు అని చెప్పాడండి. అప్పుడు మొదలైంది నాకు
హ్మ్. ఓకె. ఓకె అంటే మీరు వెళ్ళేసి, మీరు వెళ్ళేసి ఆహ్, పోస్ట్ చేసారండి మరి? డీటెయిల్స్ అన్ని.
చేయలేదు. ఇది చెప్పిన 1 ఇయర్‌కి నేను చేశానండి.
ఓహో! చెప్పిన 1 ఇయర్‌కి పోస్ట్ చేసారా? అంటే ఈ 1 ఇయర్ ఏం చేసారేంటి చెప్పండి?
అప్పటికే ఏంటంటే

ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి రేటింగుంటుందండి మాకు.
ఓహో! ఓకే ఓకే. హ్మ్.
అది ఏంటంటే ఎలాగుంటదంటే అండి, "ఈ 6 నెలలు నువ్వు ఏమేమి చేసావ్? కంపెనీ‌కి నువ్వేం చేసావ్? నీ వల్ల కంపెనీ‌కి బెనిఫిటేంటి? నువ్వేమన్నా కొత్తగేవన్న కొత్తగా ఏమన్నా చేంజెస్ చేసావా? కంపెనీ‌కి ఏమన్నా చేంజ్ చేసావా? నువ్వు రోజు చేసే అందరూ చేస్తారండి వర్కు. అందరూ చేసే కొత్తగా నువ్వేమేమి చేసావ్?" ఇయన్నీ అడుగుతారండి. దాన్ని బట్టి మాకు రేటింగ్ ఇస్తారండి. అంటే అందరూ చేసేది చేశారనుకోండి వాళ్ళు "ఓకే, వీడు కంపెనీ అనుకున్న దానికి రీచైయ్యడు." అది అందరూ చేసింది ఇంకా కొంచెం బా చేస్తే కొంచెం అచీవ్‌డ్ ఎక్స్‌పెక్టేషనని ఇస్తారండి. అందరూ ఇంకా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ ఏం చేయందనుకుంటే వాడు అవుట్‌స్టాడింగ్ అండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆహా! ఓహో! ఓకే. హ్మ్. అవును. అవును అవును. అవును. నిజంగానే. అంటే అవును. నిజంగానే మన మనకున్న పాయింట్స్‌ని బట్టే గదా! మనల్ని తీసుకునేది. ఒక హైర్ పొజిషన్‌కి తీసుకోవాలనుకున్న మన స్కిలుండాలి మనకి. అది లేకపోతే ఎలా తీసుకుంటారండి. తీసుకోలేరు కదా! సో, మరి మీకు ఎన్ని పాయింట్సున్నాయి? ఆ తర్వాత ఏమన్నా పాయింట్స్ పెంచుకోవడానికి ఏమన్నా ట్రిక్స్ ఏమన్నా పాటించారా మీరు?
అవునండి. అవునండి. అవును. ఇలాగంటే అవునండి. ఎప్పుడు 3 వోచ్చేదండి, తరువాత మనం ఈవిడ కొంచెం సపోర్ట్ చేయడంతోటేనండి ఇంక బాగా రానించానండి. రానిచ్చి ఆహ్, ఒక సంవత్సరమైతే తీసుకున్నాను, 4 ఫోయింట్‌కెళ్ళానండి.
ఓకే. ఆ! ఓకే. ఆ!